మనిషి ప్రతి ఒక్కనికి కూడా, ఆహారం తినడం అవసరమండి. కానీ, అందరూ ఇలా, కుకింగ్ నేర్చుకోరు. అక్ ఒకవైపైతే అండి, ఇట్లింకా స్పెషల్ రిక్వెస్టులుంటాయి ఇంట్లో.
అవునండి. <chuckles> అవును.
చూస్తుంటాం. ఇట్లా చిన్న కొడుకు, లేకపోతే చిన్న కూతుర్లుంటే, వాళ్ళు స్పెస్టయి ఇట్లా చేప్తరు. ఈ రెస్టారెంట్‌లో జేసినట్టు జేయ్యు అన్నట్టు. అయితే, ఆ ఆ! పక్ అది పక్కన పెడితే, ప్రతి ఒక్కళ్ళకి కూడా, ఇట్లా కుకింగ్ రావాలి గదా! మీరు కుకింగ్ జేస్తారా ఫస్ట్?
అవును. అవునవును. అవునవును. ఆ! నేను కుకింగ్ జేస్తానండి.
ఓకే. మీకేదైనా ఫేవరెట్ డిష్ ఒక రెస్టారెంట్‌లో తిన్నాననుకుంటే, అట్లాంటి డిష్‌నే మీరు ఇంట్లో జేయనికెప్పుడైనా ప్రయత్నించిండ్రా మళ్ళీ?
ఆ! నేను, ప్రయత్నించిన డిషయితే, బిర్యానీ.
హ్మ్. ఓకే. బిర్యానీ అంటే, చాలా పదార్థాలుంటాయి గదా! ఇట్లా. సాధారణ పదార్ధాలతో ఆ రెస్టారెంట్ స్టైల్ రుచిని ఆ! తేగలిగారా మళ్ళీ?
హ్మ్. హ్మ్. ఆ! ఇలా నేను ఏం చేశానంటే, ఆహ్, బిర్యానీని నేనెక్కువ బిర్యానీ తింటూంటాను బయట. ఈ బిర్యానీ తింటున్నప్పుడు
హ్మ్. ఓకే. ఎక్కడ తింటారు? ఏ రెస్టారెంట్‌లో ఎమిష్టం మీకు?
రెస్టారెంట్ మా అంటే, ఎక్ అక్కడిక్కడని లేదండి. <smacks lips> ఎక్కడ పడితే అక్కడ.
ఓకే. <chuckles> ఓకే. ఓకే.
ఆ యొక్క స్పెసిఫిక్‌గా కొన్ని కూడా చెప్తే, మనం అనుకుంటాం. పెద్ద పెద్ద రెస్టారెంట్‌లో బావుంటదని. ఒకసారి రు రు
అహ! ఎంత స్పెసిఫిక్‌గా లేకున్నా ఇప్పుడందరికీ బిర్యానీ అంటే, <smacks lips> మన తెలుగోళ్ళకి గాకుండా, వేరోళ్ళకి గుర్తొచ్చేది, 'ప్యారడైస్ బిర్యానీ.'
హ్మ్. ఆ! నేను అలాగనుకోను. నేను ఏం చూస్తానంటే, ఆహ్, రోడ్డు సైడ్ కూడా టేస్ట్ బావుంటది.
ఎట్లాంటిది ఏదో ఒకటుంటాయి గదా! హ్మ్. అవునవును. తప్పకుండా బావుంటది. కాకపోతే ఒక్కటైతే ఫేవరెట్‌దుంటాయి కదా! ఆ రోడ్ సైడ్‌దన్నా అన్నా సరే.
హ్మ్. నే నేను అది ఆ! ఆహ్, నేనాసల నేను పారడైజకెళ్ళానండి. నేను వరస్ట్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసాను.
<laughs> ఓకే. ప్యారడైసని అంటలేనని అందుకే. <smacks lips> మీకు ప్రత్యేకంగా ఒకటి ఇష్టముంది ఉంటది గదా!
హ్మ్. ఆ! ఆ! నేను ఆ! అయితే హ్మ్. ఆ! అలాగానే ఏం లేదండి. మనకి ఏది బావుంటె ఎవర్ ఎవరన్నా, ఏదన్నా ఇక్కడ బావుంటె అది ట్రై జేయంటే యెళ్తాను. బావుందంటే అక్కడ తింటా. లేదంటే లేదు.
ఏమి లేవు. ఓకే. ఆ! మీకు నచ్చితే తింటరు లేకపోతే తినరు.
ఆ! లేదండి. అంత అలాగా ఉంటది నాది.
ఆహా!
అవును. అయితే నేను ఈ పదార్థాలతో రెస్టారెంట్ స్టై స్టైల్ చేయాలనుకో ముందు, కొన్ని చోట్లలు తిన్న బిర్యాని ఎక్స్‌పీరియన్స్‌ని చెప్తానండి నేను.
ఓకే. ఓకే.
నేను మొదటగా ఆహ్, బిర్యానీని ఇంట్లో తినేవాడినండి. చిన్నప్పుడు మా నాన్నగారు తెచ్చిపెట్టేవారు. మనకంతకు అవగాహనలేప్పుడు సిటీకెళ్ళినప్పుడు వాళ్ళు తెచ్చి తెచ్చి పెట్టేవారు తినేవాన్నండి. ఎక్కడైనా పెళ్ళిళ్ళ జరు
ఓకే. ఓకే. బయట నుండే తెస్తుండే. ఇంట్లో ఎప్పుడు చేయలే?
ఆ! ఇంట్లో ఉంటదండి. ఇంట్లో ఉండేది మనది వేరి స్టైల్ వేరు. ఆహ్, రెస్టారెంట్ చ రెస్టారెంట్ స్టైల్స్ వేరండి. అయితే నేను ఇంట్లో ఉన్నప్పుడు నార్మల్‌గా తింటాము. రెస్టారెంట్‌లో అయితే దమ్ బిరి గాని, ఫ్రై పీస్ బిర్యానీ గాని ఇలాంటియన్నీ తింటూ ఉండేవాడిని. సడెన్‌గ ఓ రోజు నేను నాకు ఉద్యోగం వచ్ రిత్యా నేను వేరే చోటకెళ్ళినప్పుడు. నాకు శాలరీ పడ్డదని, ఆతృతతో ఎవ్ మా ఫ్రెండ్సెవ్వరికీ చెప్పకుండా, నేనెళ్ళి బిర్యానీ కొనుక్కొని తెచ్చుకొని తినేసాను.
అవునవును. రుచి కూడా వేరే ఉంటది అసలు. అవునవును. తప్పకుండా. ఆ! ఓకే. ఓకే. ఒక్కోళ్ళే.
హ్మ్. అది రోడ్ సైడ్ బిర్యానీ.
<chuckles> ఆహా!
వరస్ట్ ఎక్స్పీరియన్స్ అండి.
అయ్యో! ఎందుకండి?
తిన్న తర్వాత నాకు స్టమక్ ఇన్ఫెక్షన్ అయిపోయింది.
అయ్యో! అంటే, మీకు తెలుసా అది అటు సైడ్ అక్కడ ఇట్లుంటదని లేకపోతే ఏదో ట్రై జేద్దామని జేసారా?
అ ఆ! అంత ఏమండి అసలు అంత అవగాహన లేదండి. ఒకప్పుడంటే మనక ఏదైనా దొరికింది తినే అంటే అప్పుడు మనకి మన కడుపు కూడా ఏదైనా అరిగించుకునే కెపాసిటీలు ఉండేయండి అప్పుడు.
ఓకే. అవునవును. అంటే అప్పుడు కొంచెం ఆ రోజుల్లో ఆరోగ్యంగా గూడా ఉండేవాళ్ళందరూ ఇంకా.
ఆ! అవునండి. అవును. అయితే. ఇలా జరిగింది. జరిగితే ఓ రోజు మా ఇంట్లో పేరెంట్స్ లేనప్పుడు మా ఫ్రెండ్ మేమందరం అనుకున్నం మా ఇంట్లో బిర్యానీ చేయాలనుకున్నాం.
హ్మ్. ఏమని? ఓకే. అదే ఫస్ట్ టైమా మీరు? ఇట్లా సొంతంగా జేయడం? ఓకే. ఆ!
అదే ఫస్ట్ టైము. బిర్యానీ చేయడం. అయితే ఈ బిర్యానీ చేయాలనుకున్నప్పుడండి. నే ఎలా చేయాలి? ఎలా చేయాలని మా ఫ్రెండ్ అన్నాడు?
హ్మ్. హే! చాలా ఇంగ్రీడియెంట్స్ అవసరమైతాయి.
అ అవునవును. అవన్నీ అవుతాయి. అయితే మా ఫ్రెండ్ అన్నాడండి. ఏముంటద నీకు ఉప్మా చేయండి వచ్చారా అన్నాడండి?
ఓకే.
ఒచ్చన్నానండి. ఉప్మ ఎలా చేతాం బిర్యానీ అలాగే చేయాలిరా చేసేయి అన్నాడండి.
ఆ! అవునా?
అయితే మేం
అదేంటి దీంట్లో మసాలాలు పెట్టడము అవన్నీ
అంటే ఏమి లేదు. ఇప్పుడు మసాలాలన్నీ నూనెలో ఏపు ఉప్మాాల నువ్వేం జేస్తావు తాలింపులన్నీ నూనెలో ఎపుకుంటావు. అయి ఏగింతర్వాత ఉల్లిపాయలు ఇయన్నీ ఎసుకుంటావు. పచ్చిమిరగాయేసుకుంటాం. అయ్యేగింతర్వాత నీళ్ళు పోసుకుంటాం. తర్వాత ఒక రవ్వేసుకుంటావు. అలాగే. ఇక్కడ మసాలాలన్నీ అయిపోయి. తర్వాత కూరగాయలెసేయి. తర్వాత నీళ్ళు పోసుకొ కొలత ప్రకారం. దాని ప్రకారం రైస్ ఎసెసేయి సరిపోద్దన్నాడండి.
ఓకే. అవును. ఆ! అవును. ఆ! హ్మ్. ఓకే.
మేము అలాగే చేసాం.
మీరింకా అతను జెప్పిందంతా ఫాలో అయిపోతూ అట్లా ఓకే. టేస్ట్ మంచిగొచ్చిందా మళ్ళీ?
చేసేశావు. చేస్తే గనక అది పరమాన్నం అంటారు కదండి! ఆ టైప్ అయిపోయిందండి. ముద్ద ముద్దగా జావ జావగా అయిపోయిందండి.
ఆ! ఆ! అయ్యో! అయ్య బాబోయ్!
ఆ! అలా అయిపోతే ఇంకేం చేస్తామండి? ఇంకా అయిపోయిందని అప్పుడు మొదటి ఎక్స్‌పీరియన్స్ ఫెయిల్.
హ్మ్. ఓకే. తర్వాత నేర్చుకున్నారా మళ్ళీ? ఇట్లా ఒక్కసారి ఫ్లాప్ అయితే
తరు హ్మ్! మళ్ళీ. తర్వాత అయితే నేనెక్కువ ట్రై జేసింది. వెజిటబుల్ బిర్యానీ తయారు చేశానండి.
ఓకే. వెజిటబుల్ పులావ్, బిర్యానీ. ఆ!
హ్మ్, హ్మ్. అయితే ఇది నేను ఎక్కువగా మేము ఉద్యోగంలోకిెళ్ళినప్పుడు అప్పుడు బ్యాచలర్స్ అందరు రూమ్ తీసుకున్నప్పుడు ఎక్కువ ఇది వండేవాడినండి.
ఓకే.
ఇది వండుతూ వండుతూ ఉండగా, నేను ఎక్కువ యూట్యూబ్‌లో ఎ ఈ సండే ఏమి వండాలి? అని చూసి ఆహ్, మేము యూట్యూబ్‌లో వీడియోలు చూసేవాడినండి.
ఆ! హ్మ్. మీరు జేసేవాళ్ళా?
యూట్యూబ్‌లో వీడియోలు చూసి వంటొండేవాడిని.
ఓకే. ఓకే. చూసి వండేవాళ్ళా యూట్యూబ్‌లో చేసేవాళ్ళనుకున్న ఇంకా.
ఆ! ఏ కాదు, కాదు. యూట్యూబ్‌లో వు వంటలు చూసి ఉండెవాడిని. ఓ సారీ ఆహ్, దమ్ బిర్యానీ వొండానండి.
ఓకె. ఓకే. అవునా యూట్యూబ్‌లో జూసి మొత్తం.
ఆ! అవును. చూసి వండితే
ఎట్లొచ్చింది మళ్ళీ?
ఆ! బానే వచ్చిందిగానండి, దాంట్లోని ఏంటారు మొగ్ మొగ్గలు అంటారు చూసారండి? బిర్యాలో ఉంటాయి. బిర్యానీలో ఉంటాయి. అయ్యి మరాఠీ మొగ్గలు అంటారండి.
హ్మ్. ఆ! ఆ!
ఆ మొగ్గలండి ఘోటెక్కువేస్తాయంట. అయెక్కువేసేసానండి. <giggles>
అయ్య బాబోయి! ఏంది పువ్వుల్లా ఉంటాయి మొగ్గలంటే.
ఆ! అవునండి. ఏసితే ఇక చూడండి ఒక్కొక్కళ్ళకి
ఓకే. అదే, ఇంకా అసలు మామూలుగానే బిర్యానీ అంటే కొంచెం ఆ ఘాటొస్తది. ఇంకా మీరు ఎక్కువేసిన్రంటే అసలు <chuckles> తీత్ ఇట్లా నోట్లో పెట్టుకుంటే పొగలు వచ్చేసుంటయి ఆ ఘాటుకి.
అవునండి. అవును. అవును, అవును. అయితే అలా చేశానండి. అదొకటి కొంచెం ఫెయిల్ అయింది. తర్వాత మళ్ళీ, బాగా ఈసారి మిస్టేక్స్ ఏమేమున్నాయి చూసుకోని అన్ని, రెస్టారెంట్ హ్మ్. చూసానండి.
ఓకే. ఆ! ఓకే. మళ్ళీ రిపీట్ చేయకుండా. హ్మ్.
కొంచెం పర్లేదండి. అయితే ఓ రోజునాడు నాకు తెలిసిన వాళ్ళు, ఆహ్, ఒకన్న రెస్టారెంటు ఉందండి. ఆ రెస్టారెంటుకెళ్ళా.
ఓకే. హ్మ్. ఓకే. అన్న రెస్టారెంట్.
హ్మ్. వెళ్లి కిచెన్ రూమ్‌లో కెళ్ళి బిర్యానీ మేకింగ్ చూశానండి.
ఓకే. అసలు ఏం తేడా ఉండె. మీరు చేసిన దానికి, ఇంకా అన్నా చేసే బిర్యానీకి?
బిర్యానీ ఎలా ఆళ్ళు చేసిన దానినికి చెప్తానండి. ఆళ్ళు ఎలా చేస్తారంటే అండి, చికెను తీసుకుంటారండి. చికెనులో అన్ని రకాల మషాలాలు లేహెస్తారు. మసాలాలేసి, పెరిగేసి, దాన్ని మారినేట్ చేస్తారు.
ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే.
మ్యారినేట్ చేసి
ఇట్లాగా ఇంతసేపు జేయాలనేమన్నా <smacks lips> ఉంటదా, మారినేషన్?
ఆ! వళ్ళు ఏంటంటే ఆహ్, మనకి వాళ్ళేలా చేస్తారు. ఇంతసేపు అంతసేపు అని ఉండదండి. వాళ్ళు ఎందుకు చేస్తారంటేండి ఆళ్ళు
ఓకే. ఆళ్ళ వీళ్ళను వీలుని బట్టి ఇంక.
వాళ్ళు గిన్నికి ప్రాపర్ గిన్ని వాడతారండి.
హ్మ్.
బిర్యానీకి. తర్వాత మనం ఇప్పుడు చూడండి, మనకి మనం ఇంట్లో వాడితే చికెను చిన్న గిన్నె వాడతాం. చికెను ముక్క మీద ముక్క ఎక్కేస్తదండి. అంటే చికెన్ మీద కానీ, వాళ్ళు ఏ చేస్తారంటే చికెను ఒక ముక్క మీద ఒక ముక్క ఉండకూడదండి.
ఓకే. అవును. ఆ! ఓకే. ఓకే. అట్లు ఉండకుండా జూసుకొని జేస్తారు.
అన్ని కరెక్ట్‌గా కరెక్ట్‌గా ఫ్లో అన్నిట్లి కరెక్ట్‌గా ఉండాలి సమానంగా. ఓ అంటే చే అంటే మనం ఒక గు గుట్ట కింద ఏహెతాం చికెన్ని. అలా ఉండకూడదండి. అళ్ళ అలాగేయరండి. ప్లస్ ఏంటంటే, డైరెక్టర్ హీట్ తాగలేనేవరండి దానికి.
హ్మ్. అవునవును. ఓకే. ఓహ్! హుహు.
వాళ్ళేం చేస్తారంటే గ్యాస్ మీద ఒక పెనం పెట్టి, పెనం మీద బిర్యానీ కాని సంబంధించిన గిన్నె పెడతారు.
ఆ! ఓకే. ఓకే. అట్లా చేస్తే, అంటే కరెక్ట్‌గా కుదురుతదనా?
అలా కాదండి. ఎందుకంటే, డైరెక్ట్ హీట్ తగగలదండి అక్కడ.
ఓకే. ఓకే.
ఇప్పుడు గ్యాస్ ఉందండి. గ్యాస్ మీద పెద్ద పెనం పెడతారండి.
హ్మ్.
పెద్ద పెనం పెట్టి, పెనం మీద గిన్నె పెడతారండి బిర్యానీ గిన్ని. పెనం నుంచి వచ్చే ఇప్ ఇప్పుడు పె ఆల్రెడీ గె డైరెక్టర్ మంట పెనాన్నికి తగులుతది. పెనం నుంచి వచ్చే హీటు. ఇగా, మీరు
ఓహో! అవును. బిర్యానీకి తలుగుతా. అదే, ఇట్లా చేస్తే అతుక్కోకుండా అయితదేమో మళ్ళీ.
అతుక్కోకుండా ఉండదు. డైరెక్టర్ మాడదండి.
ఓకే. ఓకే.
అయితే అలాగ చూస్తూ ఉండగా, వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళకో టైం ఉంటది. ఒక అరగంట హై ఫ్లేమ్‌లో పెట్టాలి.
హ్మ్.
ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లో పెట్టాలని ఉంటదండి. వీళ్ళేం చేస్తారంటే, ఆవిరి పోనివరండి. ఎక్కువగా అది బిర్యానీ రెస్టారెంట్‌లో ఉడికేది ఏంటంటే ఆవిరి ద్వారండి.
ఓకే. హ్మ్. అవునా! అది డైరెక్ట్‌గా మంట మంటతోని పెట్టకుండా, ఇట్లా ఆవిరి ద్వారా...
అంటే ఆవిరంటే మీన్స్ హ్మ్. అంటే ఏంటంటే, కింద నుంచి హీట్ వస్తదండి. ఆ హీట్‌కి లోన ఉడుగుతది. ఉడికినప్పుడు ఏమవుతదండి, కొంత ఆహ్, ఆవిరన్నది ఫామ్ అవుతుది కదా! నా ఆవిరిని కూడా బయటికెళ్ళనేవ్వరు.
వేడి చేస్తే అవునవును అది అర్థమైంది. ఓకే. ఓకే.
దానికి మైదా
హ్మ్.
చుట్టేసి, పైన పెట్టేసి, ఆ ప్లేట్‍కి నొక్కేస్తారు. ఇంకా, ఏ గ్యాపు ఉండదు ఎళ్ళడానికి, లోన ఉడికుపోద్
ఓకే, ఆవిరి బయటికెళ్ళడానికి అసలు గ్యాప్పే ఉండదు కాబట్టి, ఆ వేడి మొత్తం లోపలనే అట్లా. ఫామ్ అయిపోయి, నీట్‌గా అయిపోతది.
ఆ! అలాగుండి దానికి, ఆహ్, అది గంటల తరబడి ఉడకాల్సింది. అరగంటలో ఉడికుపోద్దండి.
అయ్య బాబోయ్!
హ్మ్. అంటే నేను చూసానండి. అదీ చూస్తే, అప్పుడు ముందేం చేస్తాడంటే, అరగంట హై ఫ్లేమ్‌లో పెడతాడు కదండీ! హై ఫ్లేమ్‌లో పెట్టినప్పుడు చూసి, తర్వాత లైట్‍గా మూత్తీసి ఏమైంది, ఏంటని ఒక ఎలాగంటేండి వాళ్ళు, డైరెక్ట్‌గా గరిటితో తిప్పేరండి.
ఓకే. ఆ! ఓకే.
మనమైతే గరిటితో తిప్పేస్తాం, మొత్తం అంతా ఏమైందని. వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ చిన్న, ఆహ్, చాకు గుచ్చుతారండి.
ఆ! ఆ! ఓకే. ఆ చాకు గుచ్చడం వల్ల ఏమవుద్ది?
చాకు ఎందుకం చాకు గుచ్చడం వల్ల ఏమవుతదంటే, చాక్కి తడంటు తడి ఉందా? లేదా చూస్తారు ముందు.
హ్మ్. ఓకే.
తర్వాత ఆహ్, కిందకి చాకు సూదిగా ఉంటది కాబట్టి, చ్ కింద చికెన్ ముక్కకి ఏం య ఏంటి? ముక్క ఏమన్నా, పీస్ అంటే, పీస్ ఇంకా బొయిల్ అయిందా లేదా?
హ్మ్. ఓకే. ఆ పీస్ ఏమన్నా అయిందా? గాలేదా, అవన్నీ చూసుకోని అవునవును.
హ్మ్. ఉడికిందా? లేదా? అని తెలుత్తది. అది ఒకేళ గ ద గట్టి ముక్కకి గుచ్చారనుకోండి. అది గుచ్చుకున్నప్పుడు ఎంతో కొంత చిన్న పీస్ అన్నా వస్తది కదా! ఒకేళ అది రాలేదనుకోండి. అది ఉడకలేదు అనేదొక అర్థమొస్తదండి.
ఓకే. అవునవును. నిజమే. ఆ! ఓకే. అట్లా అర్థం చేసుకుంటారనమాట.
హ్మ్. అళ్ళ నేను చూసిందండి. ఒక్కొక్కళ్ళు ఒక్క స్టైల్ ఫాలో అవుతారు. అయితే అక్కడ అలా చూసానండి. తర్వాత హై ఫ్లేము, లో ఫ్లేమ్ అని ఉంది కదండీ! అలాగా. అయిపోయిన తర్వాత వీళ్ళేం చేస్తారంటే, ఆపేస్తారండి ఇంక.
హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. హ్మ్.
పుష్ గ్యాస్ ఆపేస్తారుంకా.
ఓకే.
ఆపేసి, ఈ పెనం హీట్ ఉంది కదండీ. ఆ హీట్‌ని ఇంకా కంటిన్యూ చేస్తారు. అంటే పెనంకి ఇప్పుడు పెనమి హీట్ ఎక్కిందండి, అది ఇంకా ఎంటనే సల్లారిపోదు కదండీ! ఇంకా ఉంటది కదండీ!
ఆ! ఆ! అవునవును. టైం పడతాయి. ఎట్లాగో పడతది.
కానీ పొయ్యి మీద నుంచేది దింపరండి.
ఓకే.
అది లాస్ట్ వరకు ఆ పెనం మీదే ఉంటదండి.
ఓహో!
అప్పుడు మీకెవరైతే ఆర్డర్స్ వస్తాయో, ఆర్డర్స్‌ని బట్టి వీళ్ళందరూ అలా సర్వ్ చేస్తూ ఉంటా ఒకళ్లేనండి. 10 మంది ఉండరండి మళ్ళీ అక్కడ.
అవునా!
ఆ! అంటే 10 మందంటే, బిర్యానీ ఎక్స్పర్ట్ బిర్యానీయే చూసుకుంటాడు వేరే దానికేళ్ళడు.
ఓకే. ఓకే. ఎవరు ఏ పని చేేస్తుండ్రో, ఆ పని తప్ప వేరేది జేయరింకా.
హ్మ్. ఉ మనం ఎలాగుంటదంటే, నేను బియ్యం ఏస్తాను, నువ్వొచ్చి కలుగుతా నువ్వు తిప్పుతావు. <chuckles>
<giggles> ఆ! అదే, అదే. బ్యాచ్లర్స్ రూములలో ఇట్లనే ఉంటది కదా! ఆ!
<chuckles> ఆ! అవునండి. అలాగా ఉండడం వల్ల, మనకెందుకు ఇలాగవుతుందని నేను చూసానండి.
ఓకే.
అయితే
మళ్ళీ ఆహ్, ఇదంతా చూషినారు కదా! మీరు ట్రై చేసినాంకేమన్నా మార్పులొచ్చినాయా మళ్ళీ? మీరింత చూషి నేర్చుకున్నందుకు?
నేను ట్రై చేసానండి ఇలాగ. కానీ, అదే స్టైల్‌లో వాళ్ళు ఎక్కువగా 20, 30 కేజీలు బిర్యానీ వండుతారండి వాళ్ళు. నేను కేజీ కొండానండి.
ఆ! ఓకే. కేజీ కొన్నిండ్ర? కేజీ అన్నా ఎక్కువనే కదండీ! అంటే
హ్మ్. ఇంట్లో ఆ! ఇంట్లో మాకు ఆరుగురం ఎంతోమంది ఉంటాం, అబ్బాయిలయితే తింటారు కదా!
ఓహో! అట్లైతే ఏం కాదు. అట్లైతే ఏం కాదు.
ఒక్కరికైతే కేజీ ఎందుకండి? ఆ!
అదే అదే. <giggles> అంటే నేను ఇద్దరు, ముగ్గురికనుకున్నా కేజీకి. ఆ! హ్మ్.
ఆ! ఇంట్లా. అయితే వండానండి. కానీ, కుదిరిందండి. కానీ, ఏంటంటన్ కుదిరింది. కానీ మొక్కం మాడింది. ఆహ్, ఇక్కడ నా మైనస్ ఏంటంటే అండి, హ్మ్. చెప్పాను కదండీ! వాళ్ళ చికెను పీసుని, ఓ ఒక దాని మీద ఒకటి ఎక్కిచ్చరండి. అంటే కొన్ని ప్లేయ్ కింద కరెక్ట్‌గా ప్రాపర్‌గా ఉంటాయండి. ఒక సిస్టమేటిక్‌గా.
ఓకే. ఈసారి కుదిరింది. ఆ! హ్మ్. హ్మ్. ఆవ్ ఆ! ఓకే. ఓకే. ఆ వాళ్ళ గిన్నెలు పెద్దవుంటాయి కాబట్టి, అట్లేసుకుంటారు వాళ్ళు మళ్ళీ.
హ్మ్. మనం ఏంటంటే, మనకు ఆతురు ఇప్పుడు మనం ఎలాగంటండి, <giggles> వాళ్ళు చూడండి రెస్టారెంట్‌లో, ఒక పీసేస్తాడు. దమ్ పీసు. ఎక్కువ రైసేస్తాడు. మనకేంటంటే, అలా కాదండి. మనకు పీసులెక్కువుండాలి. రైస్ తక్కువుండాలి.
హ్మ్. హ్మ్. అవునవును. నిజమే. ఆ! మనకి పీసులు 3, 4 ఉండాలి. రైస్ ఇంతే ఉండాలి.
<giggles> అప్పుడే మనకు బిర్యానీ అవుతదండది. లేదనుకోండి, రైస్ ఎక్కువుండి బిర్యానీ ఆ ఒక్క ముక్క ఉందనుకోండి, మనం తినం, పెట్టం.
అదే అదే. ఆ! హ్మ్. ఓకే. ఇట్లా బడ్జెట్‌లో జేసారా మళ్ళీ ఇది? ఎంత బయట తిన్న దానికన్న ఎంత తక్కువలో అయిపోయింది ఈ కేజీ బిర్యానీ?
అయితే నేను ఆలోసిస్తానండి ఎప్పుడునూ, మనం ఇంట్లో చేసుకుంటే బడ్జెట్‌లోనే అవుతదండి. ఆహ్, కానీ చేసుకొని కొన్ని కొంచెం ఎంత ప్రాసెస్ చేయాలంటే చాలా కష్టముంటాదండి.
హ్మ్. హ్మ్. అదే అది ఓపిక గావాలి. ఇంకా అన్నిటికన్నా ఎక్కువా
హ్మ్. ఓపికా. కానీ, నేను ఎప్ ఎప్పుడు చూసినా, నేనూ ఈ మధ్య కాలంలో నేటంటే, బయటికన్నా రష్ ఇంట్లోనే ప్రిఫర్ చేస్తానండి ఎక్కువ.
అవునా! ఎందుకట్లా?
ఎందుకు ఎందుకంటే, బడ్జెట్టండి. మనం బడ్జెట్ చూసుకోవాలి కదండీ! ఏదైనా సరే. బయటయితే ఎంతవుతుంది? ఇక్కడైతే ఎంతవుతుంది? ఏంటి? అన్నది చూసుకొని, దాని ప్రకారం వెళ్తేనే మనకు మంచిదండి. లేదంటే ఇప్పుడున్న కాస్టులుకి మనం ఒకరు ఇప్పుడు చెప్తానండి. ఆహ్, నేనంచనా ఏస్తానండి. ఒక రోజుకి మా ఇంట్లో 100-200 మధ్యలో ఖర్చండి.
అవునండి. నిజమే. హ్మ్. అవునండి. నిజమే. ఓకే. అట్లా పెట్టుకుంటారా ఇంట్లో? ఇంత ఖర్చు పెట్టాలి? దీనికి మించి పెట్టద్దని?
అదొక్క రోజు అహా! యాహ్! ఇంత ఖర్చు పెట్టాలని ఉండదండి. అలాగుండదండి. నే నేను ఎంత ఖర్చవుతుందని చూస్తాను రోజుకి యావరేజ్‌గా.
ఓకే. ఓకే. ఓకే. మీరు మీరు అంచనాలేసుకుంటారట్లా?
నేను అహ ద ఈ రోజు ఇంట్లో ఎంత ఖర్చయింది. ఇంట్లో తిన్నప్పుడెంతుంది? తినలేనప్పుడెంతుంది? ఇలా చూస్తానండి. అయితే ఒక రెస్టారెంట్‌కెళ్తే ఒక రోజుకి పదిహేనొందలైపోద్దండి.
హ్మ్. ఓకే. ఆ! అవునవును. <giggles> రోజు రెస్టారెంట్‌లో అంటే అంతే అయితది.
ఒక్క పూటకి ఒక్క రోజు రెస్టారెంట్‌కెళ్తే పదిహేనొందలైతే ఒక పూటకి, అది ఇంట్లో తింటే, మనకి ఎన్ని రోజులొస్తది? వారం రోలు, 7 రోజులొచ్చేస్తదండి. 8 రోల పైన.
హ్మ్. అవునండి. నిజమే, నిజమే. రోజుకి 200 చేసినా వారం రోజులొచ్చేస్తది.
ఇంట్లో కూరగాయలు గాని మ హ్మ్. ఇంట్లో మనకన్ని ఎగ్జిస్టింగుంటాయి కాబట్టి, ఆహ్, మనం చికెన్ తెచ్చుకున్న మాహా అయితే, 300లో మనం మంచిగా తినేయొచ్చండి. అందుకే ఎప్పుడు కంపేర్ చేస్తూ ఉంటానండి. అప్పుడు మరలా కంపేర్ చేయపోతే, ఆహ్, హ్మ్ పేదవాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు బతకలేరండి ఇప్పుడున్న కాలంలోని.
హ్మ్. అవునండి. నిజమే. ఆ! <giggles> అవునండి. నిజమే మీరు చెప్పిందసలు బడ్జెట్‌లో ఎలా వండాలి ఇంకా?
నిజమండి.
ఆ! ఇదంతా కూడా చాలా అద్భుతంగా చెప్పారసలు.
అవునండి. అవును.
మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉందండి. ధన్యవాదాలు.
ధన్యవాదాలండి.